ఆహ్, ఒకటి నేనేమనుకుంటానంటే అండి. ఆ కాసేపు ఉంటుందేమో గానీ రియల్ లైఫ్‌లో ఇప్పుడు ఆహ్, ఏంటి ఇందాక మనం అనుకున్నట్టు రియల్ లైఫ్‌లో అంత కుట్రలు అంత పన్నాగాలు పన్నితే ఇంక అసలు కుటుంబాలు నిలబడవు. మామూలుగా చెప్పాలంటే కాకపోతే ఒక రకమైన అడిక్షన్ వచ్చిందండి. అది ఎవరు రియలైస్ కావట్లేదు. రేపేమవుతుంది. రేపేమవుతుంది. ఆ టైమ్‌కి ఖచ్చితంగా సీరియల్ పెట్టేయాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు. అమ్మో!
హ్మ్. నిలబడవు. అవునా? ఆ! పెట్టేయాలి నిజమే అండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ గూడాను అలాగే. <chuckles> హ్మ్.
అవును. అవును. ఆ పెద్దవాళ్ళని జూస్తే అసలు వాళ్ళకి సీరియల్ పెట్టకపోతే ఇంకంతే! పెట్టే వరకూ
మీరు ఈ మధ్య వచ్చిన సినిమా ఒకటి చూసారా? దీని మీద వ్యంగ్యంగా వచ్చిందది. సీరియల్స్ మీద. 'శుభం' అవును. <laughs> హ్మ్. అవును.
కరెక్ట్. అవును. వచ్చింది. శుభమా? ఆ! కరెక్ట్ సమంత <laughs> గా సమంత గారుంటారు అందులో క్యామెయో రోల్. హ్మ్.
అవును. దాంట్లో గూడా సేమ్ ఇదే చూపిస్తారు. ఒక సీరియల్‌కి అతుక్కుపోయి ముసలి వాళ్ళు చనిపోయిన వాళ్ళు గూడా వదలరు. <laughs>
అవును. అవును. వదలరు. మళ్ళీ వస్తూ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళకే పడుతూ ఉంటారు వాళ్ళు. అవును. అది నిజంగా అట్లనే తయారవుతుందేమో అనిపించింది నాకు. కొన్నాళ్ళు ఇవే సీరియల్స్ ఇట్లా కంటిన్యూ అయిపోతే, ఆహ్, అట్లనే అయిపోతారేమో బాబోయ్! అనుకున్నాను నేనది ఆ సినిమా జూసి.
అవును. హ్మ్. నిజమే. హ్మ్. అయినా సీరియల్ అంటే ఏంటండి? సంవత్సరాలు సంవత్సరాలు నడిపించేస్తున్నారు అంతే ఏంటో?
అమ్మో! ఒకప్పుడు ఫార్మాట్ ఉండేదట అండి. ఒకప్పుడు ఓన్లీ సీరియల్స్ 12 ఎపిసోడ్లే ఉండాలి. ఆ తరువాత దాన్ని 21 జేసారట. ఆ తరువాత ఎంతనో? 60 జేసారు. ఇంకా ఆ తరువాత నుంచి ఇంక అన్‌లిమిటెడ్ జేసారట. ఇది మీ ఓపిక అన్నట్టు! మన కోసం కా చూసే వాళ్ళ కోసం అన్నమాట. <laughs> వాళ్ళ అదృష్టం అలా అయిపోయింది. కానీ అలా తీసిన సీరియల్సే చాలా బావుంటున్నాయి. లిమిటెడ్ ఎపిసోడ్స్ ఉండేవి కదా! ఆ! అవి ఎంత బావుండేవో. అయిపోతూ ఉండేవి. అలా ఒక సీరియల్ వచ్చింది. ఆహ్, మరి అది దేన్నించి ఇన్‌స్పైర్ అయి తీశారు అని నాకు గుర్తులేదు. మా టీవీ‌లో ఈ లవ్ అని ఒక సినిమా ఆహ్, సీరియల్ వచ్చేది. ఆహ్, ఆ! అద్ అందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇంకా అట్లా ఉంటుందన్నమాట. ఫన్ ఫన్‌గా ఉంటుంది అది కూడా. ఆ తరువాత 'యువ' అని వచ్చింది ఒక సీరియలు. మనకి అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓటిటి‌లో మనకి ఫ్రెండ్స్ ఉంది గదా! కొంచెం ఆ తరహాలో ఉంటుందది. ఆ 'యువ' అనే సీరియలు.
అవును. ఓహో! హ్మ్. <laughs> కాంప్లెస్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఓహో! ఆ! అవునవును. హ్మ్.